అవునండి. హ్మ్.
అది. అదెందుకంటే, ఇప్ అస్సలు పాపం చదవని వాళ్ళుంటారు. వాళ్ళకి అంటే ఏదో కారణాల వల్ల, వాళ్ళకి ఎక్కదసలు చదువన్నది అబ్బదు వాళ్ళకి. ఎంతో కష్టపడతారు కానీ, ఎక్కదు అది. ఆ!
హ్మ్. అవునవును. అవును. అంటే వ వాళ్ళ కోసం కూడా ఎంతో కొంత చేయాలి కాబట్టి, మనం ఆహ్, అన్ని విధాలుగా ఆలోచించి ఆ క్వశ్చన్ పేపర్ తయారు జేయాల్సొస్తది.
తయారు చేయవలసి వస్తుంది. ఒక పట్టికిచ్చి దాని కిందన దానికి సమ్ ఆ పట్టికలో ఉండేవే, ఆ ప్రశ్నలిస్తాం కిందన 4 క్వశ్చన్‌లు. దానికి చక్కగా 8 మార్క్‌లు అలా ఇస్తూ ఉంటాం. అంటే 100 పేపర్‌లు, 100 మార్కుల పేపరన్నప్పుడు. దానివల్ల ఆ 8 మార్క్‌లు కూడా, ఖచ్చితంగా వాళ్ళు స్కోర్ చేసుకుంటారు. అస్సలు చదవని వాళ్ళు కూడాను. అంటే చదవని వాళ్ళంటే, వాళ్ళకి ఎక్కదు పాపం కొన్ని విధాల వాళ్ళు ఇంకో దాంట్లో నైపుణ్యతుంటుంది వాళ్ళకి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే అదే. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> అదే అదే. ఎంతో కొంత. హ్మ్. నైపుణ్యత ఉంటది. 100% ఉంటది. హ్మ్. హ్మ్. హ్మ్.
<chuckles> అది కరెక్ట్. అది. అలాగా, తరువాత బొమ్మలు బొమ్మలిచ్చి దానికి లేబుల్ చేయడం. అది. సో, ఈ ఇలాంటివి కొన్ని మెళకువలు నేర్చుకుని, దాని కూడా వల్ల కూడా ఎంతో ఒత్తిడికి గురై, ఒక్కోసారి నాకు ఆలోచనలు తట్టవు. ఇది ఇవి యావరేజ్ క్వశ్చన్స్ వీళ్ళకి ఎలా ఇవ్వాలి? ఇది నాకు సులువుగా అనిబించొచ్చు. కానీ చ అవతల వాళ్ళకి కష్టంగా ఉంటాయి. అది కూడా కదా! ఒక టీచర్‌గా నాకు అన్నీ సులువుగానే అనిపిస్తూ ఉంటాయి. దాంట్లో ఎలా విభజించాలి, అనే ఆలోచన రాక అది వదిలేస్తాను అక్కడ. వదిలీసి నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా ఒక విరామం.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కష్టంగా ఉండొచ్చు. హ్మ్. అదే, అదే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.